అవునా అండి. అలానే ఇప్పుడు మీరు మొదటిగా ఇలా యూపీఎస్‌సి అన్నారు, అన్నాక. మళ్ళీ ఇలా ఇంజినీరింగ్ దశ వైపు తిరి తిరిగినారు గదా! మీ కుటుంబం వాళ్ళేమన్నన్నారా?
అవునండి. అవునండి. అవునండి. కుటుంబం వాళ్ళు వినలే అంటే వాళ్ళకు నేనొక ఒక కొన్ని కన్విన్స్‌గా చెప్పాను, ఎందుకంటే నేను చాలా పేపర్‌లో ఆర్టికల్స్‌లో ఆహ్, ఆ! చాలా చూసానండి. చాలామంది యూపీఎస్‌సిలో, ఐఏఎస్, ఐపీఎస్లు అయిన తర్వాత కూడా ఇది కాదు నా కెరీయర్ అని మళ్ళీ బ్యాక్ వచ్చి, ఆహ్, యా కొన్ని కొన్ని కొన్ని ప్ కొన్ని పెద్ద ఆర్గనైజేషన్‌లో వెళ్ళి, ట్రైనింగ్ వెళ్ళి, మళ్ళీ అక్కడి నుండి బయటకొచ్చి మంచి కార్పొరేట్ జీవితానికి వెళ్ళిన వాళ్ళు చాలా ఉదాహరణలు నేను విన్నాను. ఆహ్ చాలా చ్ ఆహ్, అనుభపూరకంగా కూడా చూశానండి కొన్ని. అప్పుడు ఈ సందర్భంలో నాకు కూడా అనిపిచ్చింది, నేనూ ఆహ్, ఒకా 3 సార్లు ఆ! 3 సార్లు అటెంప్ట్ ఇచ్చాక కూడా ఆహ్, ఆహ్, నేను అవ్వలేకపోతున్నాంటే, సో నాకిది కరెక్ కరెక్ట్ కెరియర్ కాదు. నేను చూ నేను నా దారి వేరు నేను దారి తప్పాను సరైనటువంటి మార్గం నేనే చూజ్ చేస్ ఆహ్, ఆ! చూస్ చేసుకోవాలి. లేకపోతే చే ఎందుకంటే రేపు వివాహం ఉంటుంది ప్లస్ ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆహ్, మనము ఇవన్నటిని ఒక మనకు చాలా ఇబ్బందికరంగా మారిపోతాయండి. సో
హ్మ్. ఆ! అవును. చాలా మటుకొస్తుంటారు. హ్మ్. అవునా అండి! హ్మ్. అదే మీరు అలా చేయొచ్చు కదా! హ్మ్. హ్మ్. చూజ్ చేసుకున్నారు అంట హ్మ్. అవును. హ్మ్. అవునండి. అలానే ఆహ్, యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతుంటే వయసు గడిచిన కొద్దీ ఇంట్లో గూడా ఒత్తిడి పెరుగుతుంటుంది. బాధ్యతలు
అవునండి. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ! అది ఎలా అంటే అండి యూపీఎస్‌సి ప్రిపేర్ అయిన తర్వాత గెటాన్ అయికపోతే బయట పరిస్థితి ఎలా అంటే ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఎంత ఆ! ఎంత టాలెంట్ ఉన్నప్పటికిీ కూడా.
హ్మ్. అవునండి. అవునండి. ఈ మధ్య కాలంలో అలా చాలా మంది 10, 15 సంవత్సరాలు యూపీఎస్‌సి తయారుగాని అవ్వడానికే వదిలేస్తున్నారండి.
అవునండి. ఆ! చాలా దారుణమండి. 10 పదేయిదేదే ఒక ఆహ్, 20 నుంటి 30 ఏళ్ల 30 సై ఆహ్, 30 ఆహ్, ఏజ్ వచ్చే‌త్ సా వచ్చేంత వరకు కూడా, ఆళ్ళ దాంటో ఉండి రాక చాలా ధీనా వ్యవస్థలో చాలా, చాలా మంది. ఆహ్, ప్ చాలా ఇబ్బందులకరటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్న పరిస్థితి నేను దగ్గరుండి చూసానండి.
హ్మ్. హ్మ్. <coughs> హ్మ్. అవునా అండి. అలా చూసినప్పుడు మీరు ఎంచుకున్న దారి ఇది సరైంది కాదు అని అప్పుడు మీరు గ్రహించారా? లేదా హ్మ్.
అవునండి. గ్రహించాలండి. సో, ఈ అంటే మన జీవితంలో మనకు ఆహ్, ఆహ్, దేవుడు సరైన మార్గం వినడానికి కొన్ని దా ఆహ్, మనకు కొన్ని హింట్స్ అంటారు చూడండి, ఆ! మనకెక్కడో చోటు కొన్ని చూపిస్తుంటాడు. సో అనుభపూరకంగా ప్రప ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు జరగడము, నేను కొన్ని ఆర్టికల్స్ చదవడము. ఐఏ ఐపీఎస్ ఐఏఎస్ కూడా వదిలి ఇటువైపు వెళ్ళడము, తర్వాత కొన్ని కొందరు కొన్ని, కొన్ని సంవత్సరాలు ప్రిపేరయ్యి ఆహ్, తర్వాత చాలా ఇబ్బందికర పరిస్తితి ఎదుర్కొని ఇవన్నీ చూసేసి నేను తొందరగా గ్రహించగలిగి తొందర బయట పడానండి. ఈ దారి తప్పు అనేది తొందర బయట పడానండి.
హుహు. అవునండి. హ్మ్. హ్మ్. ఆ! చాలా ఆ!